నువ్వూ మంచి ఉద్యోగం జేస్తన్నావు. ఉద్యోగం జేస్తున్నప్పుడు నీకెంతా కష్టపడినా గానీ, అక్కడ నీకు అనుకున్న ఫలితం రావట్లేదు. అలాంటి సందర్భం ఏదన్నా ఉందా నీకు?
హ్మ్. అవును. హుహు. హ్మ్. అలాంటివీ నాకొక 2, 3 ఉన్నాయి. ఆహ్, అంటే, మనం తరచుగా కొన్ని కంపినీలు మారతా ఉంటాం, లేకపోతే కొన్ని, కొన్ని సార్లేంటంటే, మనం చేసే ఉద్యోగం కాకుండా, వేరే అసల ఆహ్, దానికి సంబంధం లేకుండా మారుతూ ఉంటాం గదా! అలా మారేటప్పుడు కొన్ని, కొన్ని చోట్ల నేను అనుభవం చెందానది. కొద్దిగా.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవునా! ఓకే. మరి దాని తర్వాత నువ్వదీ అక్కడా మారేటప్పుడు నీకు సక్సెసనేదొచ్చిందా?
ఆ! యాక్చువల్‌గా పాత ఉద్యోగం నేను ఎందుకు మారాను అనేదొక్కసారి మీరు తెలుసుకోగలిగితే, నేను కొత్త దానిలో మీకు సక్సెసయిందనేది. హ్మ్. అదీ ఏంటంటేనండీ, ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చెయ్యాలంటే, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ను అనేది ఇప్పుడు డబ్బులనేదీ ఎలాగన్నా ఒస్తాయి. ఓకే నా? డబ్బులనేది మనం ఏ పని జేసినా, ఏ ఉద్యోగం జేసినా ఆ డబ్బులు అనేది ఒస్తూనే ఉంటాయి. అయితే కొంచుం కొన్ని చోట్ల కొంచుం తక్కువొస్తయి, కొన్ని చోట్లెక్కువొస్తయి.
అవునా? సరే చెప్పండొకసారి ఎందుకు మానేసారు మీరు? హ్మ్. ఖచ్చితంగా ఉండాలి. యాహ్! అంతేగా మరి. ఆ! ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు. హ్మ్. అవును.
అయితే సాటిస్ఫాక్షననేది ఇంపార్టెంట్ కదండీ.
వాస్తవం మీరు చెప్పింది. అక్కడ ఎందుకు రాలేదు నీకు అసలు సాటిస్ఫాక్షన్ ఎందుకు రాలేదు చేసే పనులో నీకు నచ్చే వెళ్ళావా జాబ్‌లోకి?
ఆహ్, అలా నేను చేసిన నచ్చే ఎళ్ళను. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం చేసే పనికి కొంచెం వెనకమాల నుంచి ఆహ్, బా చేసావు అని చెప్పేసి ఎవరినైనా ప్రోత్సాహం. అవును.
ఆ! హ్మ్. అని ప్రోత్సహించాలిగా. అవునా, ఆ! మరి ప్రోత్సాహం రాలేదా నీకు?
ఆహ్, ఎంత చేసినా అసలు ప్రోత్సాహం కాదండి ఎంత చేసినా కూడా ఆహ్, ఇక్కడ తప్పైంది, అక్కడ తప్పేంది ఇలా చెప్తా ఉంటే మనకు చేయబుద్ధి కాదు. అండ్ ఇంకోటేంటంటే మనం త
ఆ! హ్మ్. హ్మ్. ఎవరు నీ పైనున్న మేనేజరా? లేకపోతే ఓనర్ చెప్పేవాడ మీకు?
ఆహ్, మేనేజరే అండ్ ఇంకోటి ఏంటంటే, కొద్దిగా కంపారేటివ్‌లీ నేను వేరే పర్సన్స్ అంటే కొలీగ్స్ ఉంటారు గదా.
ఆ! హ్మ్. అవును ఖచ్చితంగా ఉంటారు. ఒక చోట పనిచేస్తున్నాం అని అంటే. హ్మ్.
ఓహ్, హ్మ్. ఉన్నవాళ్లలో మీరు కొంచెం బాగా పనిచేస్తున్నారు. ఓకెనా! మీరిచ్చే ప్రొడక్ట్ అంటే మీ, మీ అవుట్‌పుట్ చాలా బావుంది, అలాంటప్పుడు మిమ్మల్ని పొగిడితే బావుంటదా? లేదు మిమ్మల్ని పక్కన పెట్టేసి, అంటే మీరు సరిగ్గా చెయ్యట్లేదని అందరి ముందు చెప్పి, ఆహ్, వి హ్మ్.
హ్మ్. అవునా. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా, ఖచ్చితంగా మనల్ని పొగిడితేనే బావుంటది. అలాగా నీకు అనిపించిందా ఇప్పుడు నిన్ను పొగడలేదా అని కానీ నీకు తగిన విషయం అంటే, నీకు తగిన ఫలితం రాలేదని చెప్పేసి నీకు అనిపిచిందా?
అంతే గదా! గుర్తింపు. ఆ! చాలా అనిపించిందండి. అందుకే నేను అక్కడ మానేసింది. ఎందుకంటే, నాకు అక్కడ డబ్బులదంతా బానే వచ్చినియి కానీ, ఎంత కష్టపడినా ఏంటంటే
అవునా? హ్మ్. ఎందుకు వాళ్ళతోటేమన్నా పర్సనల్‌గా ఏమన్నా పెట్టుకున్నావేంటి నువ్వు?
<laughs> అలాంటివి ఏమి లేదసలు. వాళ్ళకి నాకు ఏమి లేదు. కాకపోతే, అసలు నాకు పర్సనల్‌గా ఏం లేదనేదే ప్రాబ్లమ్ అక్కడ.
ఆ! ఆ! అదా! అంటే, ఎవరితోటి కలిసేవాడివి కాదా! నువ్వు?
అదే. అంటే, ఉద్యోగరీత్యా మనం మాటలు అవన్నీ బానే ఉండేయండి. వన్స్ ఆఫీస్ అయిపోయిన తర్వాత, నేనే ఎవరైతే కొలీగ్స్ కొంతమంది క్లోజ్‌గా ఉంటామో, వాళ్ళతోనే ఎ కొంచెం అలా ఉండి, నా పని నేను చూసుకునేవాడిని ఇంటికెళ్ళిపోయేవాడిని. అయితే, కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఇలాగా మేనేజర్స్‌ని మచ్చిక చేసుకోవడం, లేకపోతే వాళ్ళని బయటికి తీసుకెళ్లడం, ఇలా చేసేవాళ్ళు అది నేను చూసాను గాని హ్మ్. <giggles> ఆ టాలెంట్ లేకే కదా ఇబ్బంది పడింది. <laughs> ఆ టాలెంట్ లేక ఎంత పని చేసినా కూడా, మనకి అరె! బాబు బా చేసావు అనేమాట రాలేదసల.
హ్మ్. ఆహా! ఓకే. ఓకే. హ్మ్. హుహు. ఓకే. అది బ్యాక్‌గ్రౌండ్ వర్కు అది. ఆ టాలెంట్ అది. ఆ టాలెంట్ నీకు లేదా? <laughs> ఆ! హ్మ్. అంతే. హ్మ్.
హ్మ్. అలాంటప్పుడు మనకు ఓ సాటిస్‌ఫాక్షన్ ఉండదు గదా. ఎంత చేసినా ఇంతేలే అన్నట్టు.
కరెక్టే‌గా మరి. అవును. అది నువ్వు కూడా చూసుకోవాలి గదా! మరి మేనేజర్లను మచ్చిక చేసుకోవాలంటే ఏదో ఒకటి పార్టీ‌లు, పబ్బులు అది, ఇది అని తీసుకెళ్తావుంటే శుభ్రంగా సరిపోయేది నువ్వు గూడా. ఆ!
పైగా అది హ్మ్. ఆ! అంటే, నాకు అనిపించింది గానియండి. అంటే, బేసికల్‌గా నాకు అలాంటి క్యారెక్టర్ లేదన్నమాట. సో, ఇప్పుడు నాకు, ఆహ్, నాకు పని అవ్వాలండి
హ్మ్. అవునా? రాముడు మంచి బాలుడా అయితే?
అంటే, మరీ రాముడితో అయితే నేను పోల్చుకోలేను కానీ, ఆహ్, మరి రావణాసురుడిని అయితే కాదు గదా. <chuckles>
<laughs> ఆ! <laughs> ఆ! ఓకే.
<chuckles> ఆ! మరి దురాశ పోనన్నమాట. నాకు రావాల్సింది నాకు రాకపోతే బాధపడతాను గానీ, ఆహ్, వేరే వాళ్ళది కూడా నేను తీసుకునే అంత దుర్మార్గుడనైయితే గాదు. హ్మ్.
ఇంద రాచిపోవు. హ్మ్. అంతే. నీకు రావాల్సింది నీకు రాలేదని చెప్పేసని, నీకు బాగా ఎక్కడో మొత్తానికైతే ఫైరయిందన్నమాట లోపల.
అవును. ఆ! బాగా అండి. అంటే, ఇప్పుడు ల్ ఆహ్, జస్ట్ మనకి టీమ్ లీడర్‌ని ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా, ఈ ఫ్యాక్టర్సన్నీ ఎఫెక్టయినియి.
హ్మ్. హ్మ్. టీమ్ లీడర్‌గా ప్రపోజ్ అంటే, ఏం చేసారేంటి కొంప తీసి?
ఆ! లేదు టీమ్ లీడర్‌కి నాకివ్వలేదు అసల.
ఆహా! ప్రపోజ్ అనంటే టీమ్ లీడర్‌గా ప్రపోజ్ అన్నట్టే నాకు అర్థం కాలేదది. <chuckles>
ఎ ఆ! ఆ! ప్రపోజ్ అంటే, లవ్ ప్రపోజల్ కాదండి. అంటే ఆ! ఇతన్ని టీమ్ లీడర్‌గా చేద్దాం అని చెప్పేసి పైనున్న వాళ్ళకి చెప్పడం అన్నమాట.
ఓకే, ఓకే. అదే. అవును. సరదాగా అడిగాను లెండి. ఆహా! హ్మ్. అయితే...
అదే. <laughs> అదే. హ్మ్.
ఆహ్, టీమ్ లీడర్‌గా ప్రపోజలు పెట్టారా మీరు? లేకపోతే అడుగుదాం అనుకున్నారా మీరు వాళ్ళని మేనేజర్‌ని ఎవరన్నా?
ఆ! అంటే, అంతకు ముందు జరిగిన ఒక వా ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ ఆహ్, 6 మంత్స్ బ్యాక్ జరిగిన మీటింగ్‌లో ఏం చెప్పారంటే, "ఎవరైతే కొద్దిగా ఆహ్, పర్‌ఫోర్మెన్స్ బావుంటుందో, అంటే ఏస్ పర్ ద గ్రాఫ్ ఎవరిదైతే పర్‌ఫోర్మెన్స్ కొద్దిగా కన్స్ ఒకేలాగా ఉంటుందో, వాళ్ళకిద్దామని" అని చెప్పేసి చెప్పారు. దానికి తగ్గట్టే కొత్తవొళ్ళని కూడా ట్రైన్ చేయాలని చెప్పారు. నేను 2 చేశాను. ఆహ్, రెండిటి పరంగా నాది గ్రాఫ్ బావుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అయినా గాని అవునా! ఓకే. మరి ఎవరికిచ్చారు?
హ్మ్. అదే నేను మీకు చెప్పాను కదా, వేరే వాళ్ళది పొగిడారని వాళ్ళకిచ్చేసరికి ఇక నాకు అక్కడి నుంచి బాధేసి వచ్చేసానన్నమాట.
ఏంటి ఆ నిమిషం‌లోనే మీరు ఇంకా రిసిగ్నేషన్ పెట్టేసేసారు డైరెక్ట్‌గా.
ఆ! అప్పుడే ఇచ్చేసాను ఆహ్, ఇమ్మీడియేట్ <chuckles>
ఆ! మరి తరువాత మిమ్మల్ని ఏం కొషన్స్ అడగలేదా? డైరెక్ట్‌గా యాక్సెప్ట్ చేసారా మీ రిసిగ్నేషన్‌ని?
ఆ! లే అంటే ఏదో అడుగుతారు గదా! అంటే ఆహ్, ఎంత లేదన్నా పని చేసే వ్యక్తిని ఆహ్, వెళ్ళనివ్వరు గదా! సో, ఏమైంది, ఏంటి అని చెప్తే ఏవండీ?
ఏమడిగారు? అవును. అవును. హ్మ్. ఏమన్నా పెంచారా మరి? ఏమన్నా పెంచారా? సాలరీ‌లు అట్లాగా నీకు కావాల్సింది నీకు ఇస్తాం అన్నట్లు ఎంతైనా. హ్మ్. హ్మ్.
ఆ! ఆఫరిచ్చారు అది కూడా. కాకపోతే నాకు, లేదండి ఏదో పర్సనల్ ప్రాబ్లమని చెప్పేసి, ఇంకా ఎక్కువ డిస్‌కషన్ చేయకుండా వచ్చేసాను.
హ్మ్. అది.
ఆ తర్వాత కొత్త దానిలోకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇ
ఏండ్ల డైరెక్ట్‌గా అదే ఏమన్నా గ్యాపుందా మరి? ఇక్కడ నీకు డైరెక్ట్‌గా దొరికేసిందా కొత్తది? లాకపోతే, ఏంటి రిసిగ్నేషన్ పెట్టంగాల్నే ఇంకోటి ఎతికేసేసావా?
అంటే, మార్కెట్ మనకు ఐడియా ఉంటుంది కదండీ! రిజిగ్నేషన్ పెట్టంగానే ఆహ్, ఒక 15 డేస్‌లో వేరే దానిలోకి జాయినయిపోయాను కూడా.
హ్మ్. అవునా. ఓకే. ఈ గ్యాపనేది కరెక్ట్‌గా సెట్ అయిపోయిందా మీకు?
హ్మ్. అంటే రిజిగ్నేషన్ నేను ఆహ్, వెయిటింగ్ లోకేమి పెట్టలేదు యాక్చువల్లీ. డైరెక్ట్‌గా నేను రేపటి నుంచి రాట్లేదు అన్నట్టు చెప్పేసి, అమౌంట్ కూడా యాక్చువల్లీ కట్ అవుతది. ఆహ్, ఆ అమౌంట్ కూడా కట్ చేసుకోండి నా సాలరీ‌లో అని చెప్పేసి మానేసాను. <smacks lips> అది కొంచెం ఆట్ ఆ పాయింట్‌లో ఎలా ఉంటదంటే ఉంది. నోటీస్సుంది. బట్, నేనేం చెప్పాను సాలరీ కట్ చేసుకోండి, నేను అయితే నోటీస్ చేయను అని చెప్పేసి కట్ చేపించేసుకున్న సాలరీ.
హుహు. ఆ! హుహు. నోటీస్ పీరియడ్ ఏం లేదు అక్కడ? నోటీస్ పీరియడ్ ఏం లేదు మీకు. హ్మ్. ఓహో! అది. ఇక్కడ ఏంటి మీకు పర్సనల్‌గా ఇదొకటొచ్చేసిందనమాట. నేను ఎంత కష్టపడిన గాని, నాకు ఈళ్ళు చెయ్యట్లేదోయ్ అని చెప్పేసి అని మీరు లోపల, లోపల ఫైరైయిపోయారు ఇంకా. ఫైరైయిపోయి
<giggles> ఆ! ఆ! ఆల్మోస్ట్ అంతే. <chuckles>
ఆ! అదొక పెట్రోల్ బంక్ పగిలిపోయిందనమాట మొత్తం అంతా లోపల మీకు. హ్మ్. కాదు ఎగ్జాక్ట్‌గా ఏం చేసారు ఆఫీస్‌లో ఆరోజు? సాలరీ కట్ చేసుకుంటే, కట్ చేసుకోండి. లేకపోతే, ఆ! నాకేం పర్లేదు అన్నట్టుగా చెప్పారా ఇలాగ, యారగెంట్‌గా? ఆ!
పగిలిపోయింది. అవును. ఆ! లేదు, లేదు. మరి యారగెంట్‌గా అయితే చెప్పలేదు. బట్, నాకైతే పర్సనల్ ప్రాబ్లమ్ అండి. అంటే, మరి ఈ ఇష్యూసన్నీ తీసుకురాకుండా, నాకైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ నేనైతే ఆహ్, రాలేను సో, ఏమనుకోకండి. ఆహ్, ఓకే, నేను ఇవాల్టి నుంచి ఆగిపోతున్నానని చెప్తే, లేదు నోటీస్ అన్నా చేయాలి కదా అంటే, పర్లేదు సారు నామ్‌లో ఉంది కదా! ఇన్‌కెస్ నోటీస్ చేయకపోతే, కట్ చేసుకోండి అనేసి. కట్ చేసుకోండి ఇబ్బందేం లేదని చెప్పేసి వచ్చేసాను.
హ్మ్. అట్లాగా! హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. తర్వాత 15 రోజులకీ మంచి ఇంటర్వ్యూ‌లు దొరకడం గానీ, అట్లాంటియ్యీ ఈ మధ్య కాలంలో ఏమి ఇబ్బందులు పడలేదా మీరు? డబ్బులు పరంగా గానీ, అట్లాగా.
హ్మ్. ఆ! ఈ మధ్య కాలంలో అంటే, పెద్దగా ఏమీ ఇబ్బంది పడలేదు. అదే. <giggles> అదే. అదే. అర్థమయింది. ఆ మధ్య కాలంలో నాకు పెద్దగా ఏమనిపించలేదు. నేను వేరే వెతుకులాటలో అవీ వాటిలో సరిపోయింది నాకు, పెద్దగా టైం కూడా తెలీలేదు. 15 రోజులే కదా!
ఈ మధ్య కాలవంటే, ఆ 15 రోజుల గ్యాప్‌లో, ఆ మధ్య కాలంలో. హ్మ్. హుహు. హ్మ్. అవునా! ఓకే. ఓకే. ఓకే. ఆ! పెళ్లయిందా ఇప్పుడు మీకూ? పెళ్లయిందా అప్పుడు?
వన్స్ అక్కడ జాయినయిన తర్వాత హ్మ్. అయి అయిందండి.
అప్పుడికే అయింది పెళ్లి. మరి మీ భార్య దెగ్గర నుంచి ఎలాంటీ స్పందనొచ్చిందీ?
ఆ! అయి చ చెప్పలేదు, చెప్పలేదు.
ఏది జాబ్ మానేసావన్న సంగతి చెప్పలేదు నువ్వు, మీ ఆవిడికి.
ఆహా! చెప్పలేదు, చెప్
వామ్మో! నువ్వెలా మ్యానేజ్ చేసావసలకీ?
అంటే, ఎలాగో జాబెతుక్కోడానికి మనకీ బయటే ఉండాలి గదా! సో, అక్కడొక 3 గంటలుంటే, మిగతా టైమంతా పా వేరేయి యెతుక్కోడము, వేరే వాళ్ళతో మాట్లాడుకోడము, ఇలాగ ఆఫీస్ టైమింగ్సయ్యేవరకు కూడా బయటే ఉండేసొచ్చేవోడిని.
అవును. హ్మ్. ఓకే. ఇలాగ చల్ చలో చలో ఆ పాట పాడుకుంటూ యెళ్ళిపోయావా మొత్తమంతా?
ఆ! <laughs> అంతే. అంతే. వన్స్ కొత్త దానిలో జాయినయిన తర్వాత, అప్పుడూ కొంచెం కెరీర్‌లో సక్ససొచ్చింది.
హా! ఎలాగా కొత్త దాంట్లో రావటం?
అంటే, మనకి ఆల్రెడీ అక్కడాల్రెడీ ప్రువ్వయినా ఎక్స్‌పీరియన్సుంది గదండీ. సేమ్ ప్రాసెసు.
హ్మ్. అవునా! ఇప్పుడు నాకొక క్వెషను. ఏంటి అనంటే, ఇప్పుడు నువ్వక్కడ ప పర్సనల్ ప్రాబ్లమ్సని చెప్పేసనొచ్చావు. నీకక్కడ ప్రూవెనెక్స్‌పీరియన్సుంది. వాళ్ళు నీకూ ఏవన్నా లెటర్‌లివ్వటం కానీ, అట్లాంటియేవన్నా ఇబ్బంది పెట్టారా నిన్ను?
హ్మ్. అవును. అవును. అహా! లేదు, ఇచ్చారు. ఇచ్చారు దానిలో. అంటే, మనం ఎమౌంట్ కూడా కట్టాం గదా!
ఇచ్చేశారు. అవును.
ఎమౌంట్ కట్టేసీ, ఎక్స్‌పీరియన్స్ లెటర్ దీసుకున్నా.
పాజిటివ్‌గానే ఇచ్చారా మొత్తవంతా? శాటిస్ఫాక్టరీ అనిచ్చారా?
ఆ! అంటే నేనూ యాక్చువల్‌గా వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు కదా! గొడవ పెట్టుకోకుండా ఒచ్చేశాను.
<sucks teeth> అది సంగతి. ఇక్కడ నువ్వొక సేఫ్ గేమ్ ఆడాడవనమాట మొత్తమంతా గూడాను. సేఫ్ గేమాడటం వల్ల నీకు మంచి జరిగింది. అదే గొడవ బెట్టుకోనుంటే నాకివ్వలేదు, నాకివ్వలేదని జెప్పేసనీ, నీకు కొంచుం బ్యాడ్ రిమార్కొచ్చేది, అవునా?
హ్మ్ <giggles> ఆ! అంతే గదండి. ఇప్పుడూ మనకి నచ్చకపోతే మనం సైలెంట్‌గా తప్పుకోవాలి గానీ, ఇలా గొడవ పెట్టుకున్నావనుకోండి కంపెనీలో, కంపెనీకేం గాదు, కంపెనీ అక్కడే ఉంటది, మనకే ఇబ్బందవుతది.
హ్మ్. హ్మ్. హ్మ్. అదే గదా! ఆ! సరే. తరవాతొచ్చావు. ఆ! అక్కడేం జరిగింది?
హ్మ్. అక్కడా ఆల్మోస్టొకా 6 మంత్స్, 8 మంత్స్ ఆహ్, ఎగ్జాక్ట్‌గా 8 మంత్సయింది. 8 మంత్స్‌లో నా పెర్ఫార్మన్సది చూస్తారు గదా! సో, అక్కడ యాక్చువల్‌గా నేను అ అదే ప్లేస్‌లో ఎందుకు జాయినయ్యానంటే, అక్కడాల్రెడీ టీమ్ లీడరూ కొంచుం వేకెన్సీస్ చూస్తన్నారమాట. ఆల్రెడీ చేస్తన్న టీమ్ లీడరూ ఆహ్, ఆహ్, రిజిగ్నేషన్ పెట్టేశారు, వేరే దానికెళ్తున్నారు.
హుహు. అవునా! హ్మ్. ఇప్పుడు నన్ను టీమ్ లీడర్ చేసారా?
ఆ! అంతే కదండీ. మన పెర్ఫార్మన్స్ చూసారు. <chuckles> ఎమ్మటనే ఇక టీమ్ లీడరయ్యారు. నాకింకా ఫుల్ హ్యాపీ.
ఆహా! ఆ! హ్మ్. అది. అంటే, ఈ కనీసం, కనీసం ఉద్యోగం మారాను అన్న సంగతన మీ ఆవిడకి చెప్పావా?
హ్మ్. ఆ! అంటే, కంపెనీ వేరే ప్రాసెసొచ్చింది ఇక్కడకేసారు. ఆళ్ళదే సిస్టర్ కంపెనీ అని చెప్పాను.
ఆహా! ఓరి దేవుడా! మేనేజ్ చేసాం అన్నమాట మొత్తానికి.
<laughs> అంటే అక్కడ మానేసి, ఇక్కడ జాయినయ్యాను అంటే మరి, ఈ ఆ తరువాత ఆ మధ్యలో ఏం చేసావు అని అడుగుతారు గదా.
అవును. హ్మ్. అలా ఎలాగా అని చెప్పేసి అని. హ్మ్.
అందుకని ఇక అలా చెప్పా. అవును.
ఓకె. ఆ! తరువాత టీమ్ లీడర్ చేసేసారు నిన్ను.
చేసారండి ఫుల్ హ్యాపీ అసల. మొత్తం అంటే, ఏదైతే అనుకున్నానో అదే అయింది ఇంకా ఆహ్, మనకి
హ్మ్. ఫుల్ హ్యాపీ. ఎందుకని లీడరంటే నీకంత ఇష్టం?
అది గుర్తింపు కదండీ. ఇప్పుడు మనం కష్టపడ్డప్పుడు మనకంటూ కొంచెం గుర్తింపు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆహ్, ఎప్ ఎల్లకాలం మనం అక్కడ ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లోనో అలాగే ర్యాంకింగ్‌లో ఉన్నామనుకోండి. మనకంత గుర్తింపు ఉండదు. అదే టీమ్ లీడరొచ్చాం టీమ్‌లో 15 మంది ఉండేవోళ్ళు.
అంతేనా? ఆ! హ్మ్. హ్మ్. ఎంత మంది ఉండేవాళ్ళు టీమ్‌లో మరి? 15 మందికి నువ్వు ఒక్కడివే అడ్రెస్ చేసేవాడివి. మొత్తం ఏదన్నా గాని సమస్యలు గాని, పాజిటివ్స్ గాని, నెగెటివ్స్ గాని ఫీడ్‌బ్యాక్లు గాని ఏదన్నా గాని.
హ్మ్. అంతే. ఏదైనా సరే. ఇంకా పైనున్నవోళ్ళు ఆళ్ళతో మాట్లాడరు. మొత్తం అంతా నేనే.
హ్మ్. మొత్తం అంతా నువ్వు చూసుకునేవాడివి. మరి తరువాత మేనేజర్ లెవెల్‌కి ఏమన్నా ఎళ్ళావా?
అవును. నెక్స్ట్ అప్‌కమింగ్‌లో యాక్చువల్‌గా ట్రై చేస్తన్నాను. అది <giggles>
అవునా! మరి ఎం చేస్తున్నావు దానికి సంబంధించి? అదే ఇదే కంపెనీ‌లో ఉన్నావా ఇప్పటికి కూడాను మానేసావా మళ్ళా?
ఇదే. ఆహ్, దాని తర్వాత ఇంక మానలేదు సేమ్ కంపెనీ, అదే కంపెనీ‌లో ఉన్నాను. కాకపోతే డిపార్ట్‌మెంట్ మారాను.
హ్మ్. ఓకే.
అంటే, యాక్చువల్‌గా కొద్దిగా ఆహ్, మనకి ప్రాసెస్ లన్నీ కొంచెం కలిపి ఉంటాయి కదా, ఒక ప్రాసెస్ నుంచి, ఇంకో ప్రాసెస్‌లోకొచ్చానన్నమాట. సిమిలరే. కొద్దిగా అప్‌ గ్రేడెడ్.
హ్మ్. హ్మ్. అవును. ఇంప్రూవ్‌మెంట్ ఉందా ఏమన్నా మరి? సాలరీ ఇంక్రిమెంట్లు గాని, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? దానికి చేయటం వల్ల.
ఆ! ఇంక్రిమెంట్ అయిందండి. నేను ఇన్‌కేసు మానకుండా అక్కడే పాత కంపెనీలో ఉండుంటే, నేనిప్పుడు తీసుకునే సాలరీ కన్నా ఒక, ఆహ్, ఒక దెగ్గర, దెగ్గర ఒక 10% తక్కువ సాలరీ లోనే ఉండేవాడిని.
ఆ! ఆ! హుహు. ఓకే. అయినా కానీ పర్లేదు అని చెప్పేసని జాయినయ్యారు మీరు.
హ్మ్. అవును.
హ్మ్. అది. ఇప్పుడైతే పర్వాలేదు గదా బానే ముడుతున్నాయి గదా!
సో, సాటిస్ఫైడ్ మొత్తం. ఆ! అన్నీ ముడుతున్నాయి బానే.
హుహు. ఓకె. ఈ టీమంతా కూడా సాటిస్ఫాక్షన్‌ గున్నారా మీవల్ల?
హ్మ్. అందరూ బా వర్క్ చేస్తున్నారండి. మొత్తం మన మాట ఇంటారు ఆహ్, నెక్స్టు మేనేజర్ లెవెల్ కూడ
హ్మ్. ఎవరన్నా రెక్లెస్‌గా గాని, అట్లా ఏమనన్నున్నారా? మీకు లాంటి పొజిషను మీ పొజిషన్‌లో అంటే ఇంతకు ముందులా మీరు ఫేస్ చేసారు కదా! అలాగా మీకు పోటీతత్వం గనిపించే ఎవరైనా ఉన్నారా మీ టీమ్‌లో?
హ్మ్. అవును. ఆహ్, లేరు, లేరు యాక్చువల్‌గా అందరూ నాకు గౌరవం ఇస్తారు నాతో మారుతు
అలాంటి చాకుల్ని మీరు తయారు చేయట్లేదైతే.
అంటే, చాకులంటే ఇప్పుడు వర్కు, ఓకె. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ లేదే ఆ క్యాండిడేటు, ఈ కంపెనీకి కొంచం కొత్తదనమాట. సో ఆ! కంపెనీ కొత్తది, ఆ కంపెనీ అయితే గనక చాలా ఎ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇదొచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్లు అలా అవుతదనుకుంటా రఫ్‌లీ.
ఆ! హ్మ్. అది. హుహు. హ్మ్. అది. హుహు. హ్మ్. <sniffs>
హ్మ్. అందుకని చెప్పేసి దీంట్లో అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేరు, ఉన్న వాళ్ళలో నేనే ఎక్స్‌పీరియన్స్.
ఉన్నవాళ్లలో మీరే ఎక్స్పీరియన్స్. ఓకె. హ్మ్. ఆహ్, దాని తరువాత ఇప్పుడు ఈ ఫీల్డ్ నుంచి మల్ల బయటికెళ్దాం అన్న ఉద్దేశం ఏమన్న ఉందా మీకు?
అవును. ఫీల్డయితే మారడం కొంచుం కష్టమేనండి. నాకు అది ఇబ్బందయిపోతాది. ఎందుకంటే, మళ్ళీ ఫీల్డ్ మారితే ఆహ్, ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ చెయ్యాలి గదా!
అవునా! హుహు. హ్మ్. అసల దేనికి సంబంధవుండదా ఏంటి, ఈ ఫీల్డ్‌ మీరు చేసేదీ?
ఆహా! లేదు.
హుహు. హ్మ్.
కంపినీ మారితే కంపినీ మారడమో, లేకపోతే కంపినీలోనే
అట్లాంటి కంపెనీలేవన్నున్నాయా, ఇంకా సంబంధించి మీకు పని చేసే దానికి సంబంధించి?
ఆ! ఉన్నాయి, ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలు చాలా ఉన్నాయండి, దానిలో ఇబ్బందేం లేదు.
అచ్చా! ట్రాన్స్‌పోర్టేషనా? ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఇబ్బందేం లేదైతే. హ్మ్.
హ్మ్. ఇబ్బందేం లేదండి, చాలా ఉన్నాయి. ఈ కంపినీ కాపోతే ఇంకోటి అన్నట్టుంది, బట్ నాకిక్కడా కొంచుం ఏంటంటే, ఎక్స్‌పీరియన్స్ నేనున్నాను కాబట్టి
ఆ! ప్రెజరుందా బాగా ఏమన్నా, ప్రెజరుగట్లాగా టీమ్ లీడరయిన తర్వాతా? ఇప్పుడు లీడరయ్యావు నువ్వు ఎట్లాగో, నీదీ నీక్ నువ్వనుకున్నది సాధిచ్చావు. ప్రెజరేంటి, ఎలా ఫీలవుతున్నావు ప్రెజరు అంతమందిని అడ్రెస్ చెయ్యాలి గదా నువ్విప్పుడు 15 మందినీ? కొత్తోళ్ళనంటన్నావు మళ్ళా.
<giggles> లేదండి. హ్యాపీనే నాకు. అంత ప్రెజరేమనిపించట్లేదు.
అవునా! హ్మ్. ఎందుకని పని తక్కువుంటందా?
అంటే, బిఫోర్ దట్ గూడా నేనూ ఆహ్, ఏవండీ?
పని తక్కువుంటందేంటి?
పనీ తక్కువనేం గాదు, పని ఉంటది. ఎప్పుడసలు మనం ఖాళీయే గాదె. నేను ఖాళీగ కూడా ఉండను. అయితే, ఆహ్, ఫస్టు అంతకముందూ చేసిన దానిలో కూడా ఆహ్, నేను టీమ్ లీడర్, నామ్ కే వాస్తే టీమ్ లీడర్ కాలేదు, బట్ టీమ్ లీడరేదైతే వర్క్ చేస్తాడో, అది కూడా చేశా నేను.
హ్మ్. హుహు. హ్మ్. అదే. ఖచ్చితంగా అయన్నీ చేసేవోడివి నువ్వు. హ్మ్.
హ్మ్. చేశావోడిని. అదే చెప్పాను గదా కొత్తోళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చామని.
కానీ, మెడలో ఆ బిల్ల పడలేదు నీకు టీమ్ లీడరనేది. అంతేనా?
ఆ! అంతే. ఆ బెల్టెయ్యలేదు మెడలో.
హ్మ్. ఆ బిల్లేసుంటే సరిపోయేది నీకు కరక్ట్‌గా.
ఆ! సరిపోయేది. అక్కడే ఉండేవాడిని. బట్, ఓకే. నాకిక్కడకొచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంక్రిమెంటయింది, ఆహ్, బెటర్ రోలొచ్చింది, అండ్ ప్రాసెస్ కూడా ఇది ఇంకొంచెం అప్‌డేటెడ్ వెర్షన్ బావుంది.
హ్మ్. ఆ! అదే గదా! హ్మ్. హ్మ్. హ్మ్. చాలా చక్కగా చెప్పావు అబ్బా! హ్మ్. నీతో మాట్లాడడం నాకైతే చాలా సంతోషంగనిపిచ్చింది. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం.
<giggles> థాంక్సండి. నాకు కూడా అండి. తప్పకుండా మాట్లాడదాం.
ధన్యవాదాలు. ధన్యవాదాలు.